మన పురాతన ఆలయ ఆలయాలుంటయి గదా! నేనైతే అండి అక్కడ, ఆ నియర్‌బైన, ఇప్పుడు ఆ చుట్టుపక్కలే నేను సంగమేశ్వరమ్మనుంటది. అది నీళ్ళ మధ్యలో ఉంటదనమాట టెంపులు. ఆ! అట్ స 6 నెల్లుంటది. 6 నెల్లూ నీళ్ళు పారుతయి అది.
ఏమాలయం చూశారక్కడ మీరు పురాతనాలయం? సంగమేశ్వర స్వామి. ఆ! శివుడిది గదండీ ఇక్కడ. శివుడు శివుడిదే కదండీ గుడి.
శివుడిదే. శివుడిదే. 6 నెల్లు మాత్రమే అదీ ఉంటదంట. అంటే, మిగతా 6 నెలల్లో వర్షంలో వర్షం
హ్మ్. ఓకే. ఓకే. హుహు. చాలా చక్కగా ఉంది మొత్తం. ఎప్పుడైనా మరి దర్శనం చేసుకున్నారక్కడా?
వెళ్ళానండి. నేను ఆ సంగమేశ్వరం వెళ్ళానూ. మళ్ళీ అహోబిలం, కొండ మీద అహోబిలం ఉంటది. ఆ! నరసింహస్వామిది అత్తారిల్లు. ఆన ఆయనకి నరసింహస్వామికి అత్తారిల్లు అంట అది.
అవును. ఆ! నరసింహస్వామికి అత్తారిల్లు. ఓకే.
అత్తారిల్లు. ఆ! అదుంటది ప్లస్ ఇంకా నేనూ యాగంటి జూశాను, మహానంది జూశాను.
హుహు. <smacks lips> మొత్తం చెప్పేటట్టున్నారు లిస్టక్కడున్నయన్ని కూడాను. బానే గుర్తున్నాయి మీకు. బానే గుర్తున్నాయి. మరిప్పుడు, ఆ చోటు నుంచి మళ్ళా ఇంకో చోటికెప్పుడన్నా వెళ్ళారా? లేకపోతే, అక్కడే స్థిరపడిపోయారా మీరు?
మళ్ళీ శ్రీశైలం‌కి వెళ్ళాను. అహా! <chuckles> అన్ని జూశానండి. ఆ! అన్నీ చూశా సీజ్ మళ్ళీ బ్రహ్మం గ ఆహ్, అక్కడ నుంచి నేను మళ్ళీ వెళ్ళిపోయానండి. ఇప్పుడు ఆంధ్ర నుంచి ర అంటే న్ అక్కడ కంపెనీ జాబేమైందంటే, ఇక్కడ హైదరాబాద్‌లో ట్రాన్స్‌ఫర్సొచ్చినాయనమాట. ఇక్కడ పెట్టారనమాట మళ్ళీ అది.
ఎందుకండీ? హుహు. ఇప్పుడు మరి మీకూ సంతోషవనిపిచ్చిందా ట్రాన్స్‌ఫర్ హైదరాబాద్‌కొచ్చినందుకు, లేకపోతే ఏంటి?
అబ్బా! సంతోషంగా అండి. నేను ప్రశాంతంగొచ్చేశా. అంటే, అక్కడ ఉండాల్సినియన్నీ చూసేశాను మొత్తానికైతే నేనున్నన్ని రోజుల్లో. మే ఇంకొకటి ఇదేంటి, బ్రహ్మంగారి మఠముంటది గదా! అవి గూడుంటది. అన్నీ చూసేశాను అక్కడున్నయని. కాతే, ఆ భాషనేదే నాకలవాటవ్వలేదండి. భాషతో చాలా ఇబ్బంది పడ్డా నేనైతే.
అయ్యయ్యో! అవునండి. అట్లంటరా?
హ్మ్.

జీవితంలో ప్రతి ఒక్కరు కూడాను ఏదో ఒక ప్రయాణంకి కొత్త చోటకి వెళ్ళాల్సొస్తా ఉంటది. అంటే ఒక ప్రయాణముని మొదలుకొని ఒక్కొక్క చోటుకి వెళ్ళాల్సొస్తే. అలాగా మీరు ఒక కొత్త చోటకి వెళ్లి ఆ సంస్కృతిని ఎలా అలవరుచుకున్నారు మీరు?
హ్మ్. వెళ్ళానండి కొత్త చోటికి. నేను పుట్టి పెరిగింది ఆంధ్రా అనమాట. అయితే మా ఆహ్, మా వారిది మా హస్బెండ్‌ దొచ్చి త్రా తెలంగాణ. 3 భాషలు‌ హ్మ్, ఆడ 3 భాషలు గలుస్తయనమాట మాకు. ఆ రాయలసీమేమో
అవునా? తెలంగాణ. మూడెట్ల కలుస్తయండి? తెలంగాణ, ఆంధ్ర 2 అంటే 2 తెలుగే కదా? మాట్లాడేది వాళ్ళు.
ఇంకొకటి రాయలసీ రెండే గానీ మాట తీరులో చాలా తేడా వుంటదండి. ఇప్పుడు మా మేమాంధ్ర సైడేందంటే పరిగెత్తండి అంటాము. ఈడ ఉరుకు అంటారు.
ఫాస్ట్‌గా, హుహు. ఉరుకురీ అనంటారా? <laughs> ఓకే. ఓకే.
ఆ! ఉరుకు, ఉరుకుండ్రి ఉరుకుండ్రి డ్రీ, <chuckles> డీ అనేది చివరిలో యాడవుతా ఉంటది. ఇంకా మా పెళ్లయిన తర్వాత రాయలసీమకెళ్ళాల్సొచ్చింది. పెళ్లయిన మూడో రోజే ఉద్యోగ రీత్యా. ఆ!
రాయలసీమ, రతనాల సీమ అంటే సినిమాల్లో చూపిచ్చినట్టుగా నిజంగానే బాంబులు, ఫ్యాక్షనిస్టు‌లు అయందరుంటారండి?
నిజమేనండి. అది మాత్రం నిజమే. ఆ! నిజమే అది. ఆహ్, ఫ్యాక్షనిసు అది మొత్తమక్కడే ఉంటారు. అంటే మనం స్టోరీలు గూగుల్‌లో గొట్టినా గానీ మనకా కతలన్నీ వస్తా ఉంటాయి. ఆహ్, ఫ్యాక్షనిస్టుల నేమ్స్ కొడితే మనకి అయి నిజమది.
నిజమేనా? ఓకే.